లో ఆహ్... యువకులు, యువతులు లేదా భార్య, భర్త వీళ్ళందరూనేమో వచ్చి ఉద్యోగాలు, లేకపోతే చదువులు ఇటువంటి పనుల్లోనేమో నిమగ్నమై ఉంటారు. అయితే ఈ సందర్భంలోనీ, ఒక్కొక్కసారి ఏంటంటే, మనకి ఒక పని కాకుండా, ఎక్కువ పనులనమాట ఉంటాయి. ఆ మధ్య కాలంలోని ఉదాహరణ తీసుకుంటే, కరోనా టైంలో ముఖ్యంగా, చాలామందేమో ఆహ్, ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గానీ ఇంటి నుంచే పని చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే, వాళ్ళకీ ఇ ఆహ్, ముఖ్యంగా గృహిణులైతే, అంటే గృహిణులు అంటే వర్కింగ్ ఉమెన్. అలాంటి వాళ్ళకేంటంటే ఇంటి పని, అవతలేమో వంట పని, తర్వాతనేమో వచ్చి ఆఫీస్ పని, ఇన్ని టాస్క్‌లేమో ఉంటుంటాయి. ఈలోపునేంటంటే పని చేస్తుంటే, మధ్యలోనేమో బాసేమో కాలుంటుంది. కాన్ఫరెన్స్‌లుంటాయి, మీటింగ్‌లుంటాయి. ఇటువంటి సందర్భాల్లోని, అవే అనమాట వాటన్నిటిని ఫోకస్ చేస్తూ ఆ మల్టీటాస్కింగ్ అంటాం, ఇటువంటివన్నీ. అంటే, వేరే వేరే టాక్సులేమో సైమల్టేనియస్‌గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడేమో మీ ఫోకస్ పెంచడానికి, మీరు ఏ ఏ పద్ధతులు పాటిస్తారు?
హ్మ్. హ్మ్. హుహు. ఆ! మల్టీటాస్కింగ్ అనేది జీవితంలో ఒక ఆహ్, రోజూ మనం చూసే దానిలోనే ఉంది. నేను మల్టీటాస్కింగ్‌ని ఎలా చూస్తానంటే మన బ్రెయిన్‌ని ఎంత ఆక్యుపై చేస్తుందనే దాని మీద చూస్తాను. కొంతమందికి మల్టీటాస్కింగ్ అంటే ప్రెషర్ అనేది ఉంటుంది బ్రెయిన్‌ మీద. సో, సైకలాజికల్‌గా అలా చూస్తే ఉదయం మనం లేచిన దగ్గర నుంచి, నైట్ పడుకునేంత వరకు కూడా మన బ్రెయిన్‌లో ఏదో ఒక టాస్క్ నడుస్తూనే ఉంటుంది. సో, మనము ఫస్ట్ ప్రయారిటీ బేసెస్‌గా ఎలా ఒక టాస్క్‌ని మనము ఈ టైమ్‌లో ఏ టాస్క్ ఇంపార్టెంట్ అనేది ఎంత తక్కువ టైమ్ చూసుకుంటుంది అనేది మన బ్రెయిన్‌ మనం మనము సెట్ చేసుకొని ఆహ్, సీరియల్‌గా వెళ్ళడం అనేది నేను ఫస్ట్ నుంచి కూడా నేర్చుకున్న ఒక ఆహ్, టెక్నిక్ అనమాట.
అవునండి. అయితే ఇప్పుడు మీరు సాధారణంగా ఇ ఇప్పుడు మీరు పని చేస్తూ ఉంటారు ఆఫీస్ వర్క్ అదిను. ఆహ్, గూగుల్‍లోని కాల్‌లో ఉంటారు. ఆ టైమ్‌లోనేమో ఇంట్లోపలేమో ఆహ్, అర్జెంట్ పని ఏదో ఉంటుందనుకోండి. లేకపోతే ఒక ఎవరో బయట నుంచి మీరు అమెజాన్‍లో ఏదైనా బుక్ చేశారు. వాడు బెల్ కొడుతూ ఉంటాడు. అప్పుడు ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఎటువంటి ఫోన్‌లోనేమో నోటిఫికేషన్లు వస్తాయి. లేకపోతే కాలనీ అసోసియేషన్ వాళ్ళేమో వచ్చి ఏదో ఆహ్, మెసేజ్ పెడతారు. ఇటువంటివి. లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా షడన్‌గా వస్తారు. హ్మ్. మీకు అంటే బంధువులు ఇటువంటి వాళ్ళు ఇలాగేమో వచ్చి మనకు రకరకాలైనటువంటి డిస్టర్బెన్స్ గాని లేకపోతే ఒక టాస్క్‌ని లోను ఉండంగాను మరో టాస్క్‌లోనేమో మనం ఆహ్, ఫోకస్ మార్చాల్సిన పరిస్థితి ఇలాంటివి వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు?
అవునండి. హుహు. హుహు. హ్మ్. హుహు. హుహు. హ్మ్. హుహు. ఆహ్, ఆఫీస్ కాల్స్ వర్క్ పరంగా జరిగే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఫస్ట్ ప్రయారిటీ అవుతాయండి. ఎందుకంటే, అది నా ప్రొఫెషనల్ సంబంధించిన ఆహ్, ఒక ఉద్యోగం కాబట్టి. దాని తద్వారా మనకి ఆహ్, ఆహ్, వాటి వల్ల నాకు బయట ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు జరిగే ఈ డిస్టబెన్స్‌స్ ఏవైతే ఉన్నాయో, నేను యూషువల్‌గా అవి హ్యాండిల్ చేయగలుగుతాను. ఎందుకంటే ఆహ్, విత్‌అవుట్ ప్రెషర్ అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సైక్ఆర్టిక్‌గా ఎలా ఉంటుంది. ఆహ్, ఒక కాల్ అటెండ్ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి బెల్ కొట్టినా, ఒక ఫోన్ మోగిన చిరాకు పడుతూ ఉంటారు. అది అది ఒక టైప్ ఆఫ్ సైకోమెట్రిక్ అని బ్రెయిన్‌ది. సో, ఆహ్, అంటే కొంతమంది ఏంటంటే చాలా కూల్‌గా ఉంటారు. ఎంతమంది ఎలా డిస్టర్బ్ చేయని వాళ్ళు కూల్‌గా, సింపుల్‌గా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఏట్ ద సేమ్ టైమ్ వాళ్ళ మెయిన్ టాస్క్ కూడా అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా కంప్లీట్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకైతే నేను ముందు ఏదైతే చెప్పానో, ఈ మల్టీటాస్కింగ్ అనే ప్రెషర్ గాని అది ఫోకస్ అనేది ఎలా చేయాలి? అనేది ఒక బ్రెయిన్ అండ్ సైక్ఆర్టిక్‌కి సంబంధించిన ఒక పద్ధతి. అది మనము ఆ అంత డీప్‌గా వెళ్ళి దాన్ని దాన్ని సొల్యూషన్ వెతికితే తప్పితే మనము ఎన్ని పైన సర్ఫేస్ లెవెల్‌లో ఎన్ని చేసినా కానీ దానికి ఉపయోగం ఉండదు. ఏట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటంటే మనం ఇంకా అలానే చిరాకు పడుతూ ఉంటాము. ప్రతి ఒక్క టాస్క్ సగం సగమే క కంప్లీట్ చేస్తూ ఉంటాము.
అవును. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అయితే ఇప్పుడు ఒక సందర్భం వస్తుంది. ఉదాహరణకి నేనేమో ఫ్రీలాన్స్ జాబ్స్ అని చేస్తుంటాను. అయితే ఈ సందర్భంలో‌ని ఏంటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లోని మనం కాన్సన్‌ట్రేషన్ అది ఉండాలి అనేసి అంటే, మనకి డిస్టర్బెన్స్ అది ఉండకూడదు. ఇంట్లోనేమో ఉదాహరణకి నా వైఫ్ ఉంది. తను ఏదో టీవీ ప్రోగ్రామ్ చూద్దాం అనుకుంటుంది. అప్పుడేమో నేను అదే టైమ్‌లో‌ని ఏంటంటే ఏదో ఒక అర్జెంట్ మీటింగ్ కాల్‌లోని, దాంట్లోనే ఉంటుంటాను. ఇటువంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? వస్తే అప్పుడు మీరు ఏ విధంగానేమో వచ్చి దాన్ని ముందు జాగ్రత్తగా, ముందుగా ఏమైనా స్టెప్స్ తీసుకోవడం జరిగిందా?
హుహు. హుహు. హ్మ్. హుహు. జరిగాయి. ఆ! జరిగాయండి. ఎస్పెషల్లీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కోవిడ్ టైమ్‌లో మనకందరికీ జరిగిన ఆహ్, ఇబ్బందులు ఇవన్నీ. నాకు అలానే ఎందుకంటే నేను కూడా వర్కింగ్ ప్రొఫెషనల్ కాబట్టి. అయితే ఆహ్, ఎప్పుడైతే నాకు ఒక కాల్ ఒకటి ఇంపార్టెంట్ దానిలో అస్సలు డిస్టర్బన్స్ ఉండదు. నా 100% కాన్సన్‌ట్రేషన్ ఆ ఒక సంభాషణలో నేను పాల్గొనాలి అని నాకు ముందే తెలుస్తుంది కాబట్టి. నేను ఇంట్లో ముందే చెప్పి పెట్టుకుంటాను. ఎస్పెషలీ మా మదర్‌కి, మా ఫాదర్‌కి నాకు ఒక ఇంపార్టెంట్ ఆహ్, హ్మ్, కాల్ ఒకటి ఆహ్, ఉ ఉంది అని.
ఆ! ఇది ఇది చాలా ఆ! కరెక్ట్ ఆహ్, పద్ధతి అండి మీరు పాటిస్తుంది. ఇంచుమించుగా నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తూ ఉంటాను. ఎందుకంటే ఉదాహరణకి ఒక కాల్ అది ఉందేసంటే ఆ కాల్ టైమ్, షెడ్యూల్ అవన్నీ ముందుగా నేను నేను నిర్ణయించుకోవడం ఆ టైమ్‌లోనేమో బంధువులు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ముందుగా చెప్పుకోవడం అవసరమైతే ఏంటంటే మన సెల్ ఫోన్‌లు అన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం. ఆ సెల్ ఫోన్‌లు కూడాను ఏంటంటే మనకి కొన్ని కొన్ని సెల్ ఫోన్‌లు ఏవన్నా మరి ఓపెన్ ఉండాలనుకోండి అవేమో దూరంగా పెట్టి ఇంట్లో వేరే వాళ్ళకేమో దాని తాలూకా ఆహ్, అటెండ్ అవ్వడం అలాంటివన్నీ వాళ్ళకి అప్పజెప్పడం ఇటువంటి పద్ధతులన్నీ పాటించి అది చేస్తుంటాం. అలా కాకుండా మీరు ఇంకేమన్నా టూల్స్ సూచనలు ఇటువంటివి ఏమన్నా పాటిస్తున్నారా?
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవును. అవునండి ఆహ్, ఇప్పుడు నాది టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నేను నా టాస్క్స్ ఏవైతే ఒక ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో రోజులో నాకు జరి నాకు ఇంపార్టెంట్ పనులన్నీ నేను నా ఫోన్‌లోనూ ఇంకా నా ఫోన్‌లో నా పర్సనల్ పనులు ఆహ్, నా ల్యాప్టాప్‌లో నా ప్రొఫెషనల్ పనులు అన్నీ ఒక టాస్క్ లిస్ట్ రూపంలో రాసుకుంటానన్నమాట. ఈరోజు అవి డైలీ టాస్క్ లిస్ట్‌లాగా నేను పెట్టుకుంటా. వాటికి ప్రయారిటీ ఉంటది. ఏది ఇంపార్టెంట్ ఏది తక్కువ ఇంపార్టెంట్ దాని కింద మళ్ళీ ఇంకో తక్కువ ఇంపార్టెంట్ అలా ఒక ప్రయారిటీ పద్ధతిలో అవి ఒక లిస్ట్‌లో ఉంటాయి. సో, నేను చూసుకున్నప్పుడు ఒకటేంటంటే మనం మర్చిపోము ఇంకొకటి ఏంటంటే నా బ్రెయిన్‌లో నేను ఒక సిరీస్ క్రియేట్సిరీస్ క్రియేట్ చేశాను దానికి. అంటే ఓకే. మానస ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాతనే ఇంకొకటి చూడు ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎందుకంటే దానికి ప్రయారిటీ కంటే ఇది. సో, ఏంటంటే నా బ్రెయిన్ కూడా సైక్ఆర్టిక్‌గా ఒకటి ఫిక్స్ అయిపోయింది.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
అండ్ ప్రెషర్ ఉండదు. ఒక 10 టాస్క్‌లు ఉన్నాయి. కానీ ప్రెషర్ ఎందుకు? ఆహ్, మన ఏ ఎట్ ద ఆఫ్ ద డే మనకి ఈ మల్టీటాస్కింగ్ ప్రతి ఒక్కటి జరగాలి అన్నా మనం ప్రెషర్ తీసుకోకుండా ప్రతి ఒక్కటి ఎఫెక్టివ్‌గా చేయాలి. సో, ఎఫెక్టివ్‌గా చేసే పద్ధతుల్లో ఈ రోజుల్లో ఎన్నో ఫీచర్స్ మనం వాడుకోవచ్చు. అవి ఫోన్‌లో కావచ్చు. కొంతమంది పుస్తకంలో కూడా ఇవాల్టికీ రాసుకుంటారు.
అవును. అవును.
అలా నేను కూడా చేస్తూ ఉంటా. కొన్ని సార్లు ఫోన్ అది కాకపోయినా పుస్తకంలో కూడా కొన్ని కొన్ని రాసుకుంటూ ఉంటాను.
అవును. <sniffs> అయితే, ఇంకొకటి ముఖ్యంగానేంటంటే, మనం ఇళ్లలోనేంటంటే చాలామంది ఈ టెక్నాలజీ అది పెరిగిపోవడంతోటే ప్రతి ఒక్కళ్ళును ఈ గ్యాడ్జెట్ లేకండా బతకలేని పరిస్థితి వచ్చింది. అది కాకుండా ముఖ్యంగానేంటంటే, మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్‍‌లకెళ్ళేవనుకోండి సాధారణంగా ఆహ్, ఉదాహరణకి నేను ఈ మధ్యన రీసెంట్‌గా మా వాళ్ళది <sniffs> ఒకా, దాని పేరు ఏంటిది, ఏదో వ్రతం వాళ్ళు చేసుకుంటే గృహప్రవేశం దానికి సంబంధించి <sniffs> అప్పుడేమో వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు...
ఉహూ. ఉహూ. ఉహూ.
చాలామంది గెస్ట్‌లోచ్చారు. అందరూ ఎవరి ఫోన్‌లు వాళ్ళకుంటాయి. అయితే, ఆ గెస్ట్‌లోని ఏంటో పాపం వాళ్ళు, వ పాపం అని కాదు గానీ అది వాళ్ళేమో పూజలో కూర్చుంటారు. ఎవరు మన ఇన్వైట్ చేసిన హోస్ట్‌లు. ఆహ్, వచ్చిన వాళ్ళందరినీ అటెండ్ అవ్వడం కోసం అని చెప్పి ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ తాలూకా కుటుంబ కుటుంబంలో వాళ్ళు. వాళ్ళందరినీ ఏమో వీళ్ళు వెళ్ళిన వెంటనే ఏంటంటే, మన ఫోకస్ అనేది, ఆ టాస్క్ మీద కాదు మనం వచ్చిన పర్పస్ ఏంటి? ఆ పర్పసనేది, ఆ ఫంక్షన్ అదేది పూజకి అటెండ్ అవ్వడం. ఆ పూజ టైమ్‌లో నేంటంటే, అది దాని మీద ఫోకస్ చేయడం. ఆ తర్వాతనేమో వాళ్ళు, ఆ కథా కార్యక్రమం అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ శ్రద్ధగా వినడం. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడం ఫస్ట్. కానీ, వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళ ఫోన్‌లు ముందు వచ్చేస్తాయి. వెళ్ళంగానే ఇవాళ రేపటి రోజుల్లో ఒక ఆనవాయితీ అంటే, ఒక పద్ధతైపోయింది. ఆ! మీరు ఇమ్మీడియేట్‌గాను మాకు, మీ తాలూకా దాన్ని ఏమంటారు, నెట్టు ఉంటుంది గదా వైఫై హ్మ్, ఆహ్, ఆ వై వైఫై కోడ్ హ్మ్ కోడేదో అది చెప్పండి, పాస్వర్డు మేము క కనెక్ట్ అయిపోతాం. కనెక్టైపోయిన తర్వాత, ఇంక వీళ్ళ తాలూకా ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. <sniffs> హ్మ్, అంటే వీళ్ళ టాస్క్‌లు వీళ్ళవే! ఆ ఆహ్, ఒరిజినల్ టాస్క్ ఏమో ఆహ్, దాని మీదనేమో ఎవరికీ శ్రద్ధ అది ఉండదన్నమాట. హ్మ్, ఆహ్, వీళ్ళ తాలూకా మధ్యలో ఫోన్‌లో డిస్టర్బెన్స్ ఏవో కాల్సు బయటకి వెళ్ళడం, లోపలికి రావడం ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో, ఇలాంటి వాటిని ఏ విధంగా మనం ఆహ్, ఎవాయిడ్ చేయొచ్చును? ఇటువంటి దాంట్లో. ఇప్పుడు టాస్కస్ అంటే, మెయిన్ టాస్క్ అది. ఏది ఒక మ్యారేజ్ గాని, మరొకటి గాని, పూజ గాని అది. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా అయితే, ఈ మధ్యన పెద్ద, పెద్ద దేవాలయాలకి ఏమవుతుంది! వాళ్ళేమో ముందే మన తాలూకా సెల్ ఫోన్‌లు, గ్యాడ్జెట్‌లు, ల్యాప్టాప్‌లు ఇలాంటివన్నీనేమో ఎలక్ట్రానిక్‌వన్నీను ఏంటంటే వాళ్ళ దగ్గరేమో డిపాజిట్ చేసుకొని లోపలికెళ్ళాల్సి ఉంటుంది. అలాగే, మ్యారేజ్‌లుకి లేదా పూజలు ఇటువంటి టాస్క్‌లు ఏవో ఉన్నటువంటివే అంటే, మన తాలూకా <sniffs> ఆహ్, సాంప్రదాయబద్ధమైనటువంటివి, అటువంటి టాస్క్‌లోనేమో ఈ టాస్క్‌లనేమో జోడించడం అన్నది ఎంతవరకు సబబు అనుకుంటారు మీరు?
ఉహూ. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఫోటోలు దిగతారు. హ్మ్. వైఫై కనెక్ట్ చేసుకుంటారు. హ్మ్. ఉహూ. అవును. అం అంటే అది అంటే ఆహ్, జోడించడం అంటే అండి ఇప్పుడు ఆహ్, వ దేవాలయం అంటే దానికి దానికొక హ్మ్, ఆహ్, నైపుణ్యత ఏదైతే ఉందో మన సొసైటీలో అది ఎక్కువ. అంటే, మన సాంప్రదాయం కూడా అదే ఉందనుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఆహ్, పెళ్ళి. పెళ్లి సాంప్రదాయం కావచ్చు, అక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది. <sniffs> ఆహ్, కానీ దానికి, దానికి ఎంత నిష్టతో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం. ఆ పూజలో పార్టిసిపేట్ చేయడం కాని, ఆ వధూవరులని ఆహ్, మ అక్కడ ఆహ్, జపించే మంత్రాలు గాని ఎంతమందికి అర్థమవుతాయి. సో, ఇవాల్టి రోజున ఏంటంటే పెట్టొచ్చు. అంటే నార్మల్‌గా కూడా ఫోన్‌లు మీరు తీసుకొని రాకండి, పెళ్ళిళ్ళకి లేదా ఒక ఫంక్షన్‌కి మేము ఒకటి ఆహ్, ఇల్ ఇల్లోకెళ్ళే గృహప్రవేశం కావచ్చు. ఏదైనా కావచ్చు. ఫోన్‌లు మీరు తీసుకొని రాకండి అనే నై అనే ఒక హ్మ్, అది పెట్టొచ్చు. కానీ, ఏంటంటే వ్యక్తిగతంగా అది ఆ
అవును. అవును. ఆ! ఆ! అహా! అంటే ఇక్కడ ఆ! ఆహ్, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ, ఇప్పుడు మనం మ్యారేజ్‌కు ఆహ్, ఇదీ స్వయం నియంత్రణ అంటే ఎవరికి వాళ్ళకే ఆ! సెల్ఫ్ ఆహ్, కంట్రోల్ అన్నమాట! మనం మనకు, మనమే ఇంపోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడు కాదు దాదాపుగా ఒక ఆహ్, 2003 ఫస్టు టైమ్ అన్నమాట యూఎస్ వెళ్ళానప్పుడు. <sniffs> ఆహ్, మా అమ్మాయి ఆహ్, డెలివరీ టైమ్‌లో అన్నమాట. దానికోసం అక్కడికెళ్ళినప్పుడు, ఆహ్, అక్కడ మా డెలివరీ అంతా అయిపోయిందీ. బాబు పుట్టాడు, తను తీసుకొని మరి మేము ఇండియా నుంచి వచ్చాం గనుక అప్పట్లో ఆ 6 మంత్స్ అన్నమాట. ఆహ్, మేము లీవ్ పెట్టుకొని అక్కడికి వెళ్ళాం. <sniffs> అయితే...
ఆ! స్వయ నియంత్రణ. హ్మ్. అవును. హుహు. హుహు. ఆహా!
మేము మమ్మల్ని ఇంకా ఒక, 1 మంత్ అయింది. ఆహ్, మా మనవడికి అప్పుడేమో వాళ్ళు మా అల్లుడు వాళ్ళును ఏంటంటే మొత్తం అమెరికా అంతా చూపించడానికి, ఆ ఫ్లోరిడా వరకును ఒక ట్రిప్ వేసామన్నమాట. ఏది న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా. అయితే ఆ ట్రిప్‌లోని ఏంటంటే వాళ్ళ తాలూకా బంధువులు, పరిచయంలు మా బంధువులు కామన్ వాళ్ళు అందరూ ఉంటారు కదా! వాళ్ళు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతన ఒక చోట ఒక ఫంక్షన్ వచ్చింది. అందరును ఆ రోజుల్లోనే, రాంగానే, ఆ ఫంక్షన్‌కి ఏంటంటే ఎవరు ల్యాప్టాప్‌లు వాళ్ళు ఓపెన్ చేసేసారు. ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. హ్మ్, అసలు బ్ పక్కన ఇంకో మనిషి ఉన్నారు అని వాళ్ళతోటి మాట్లాడడం ఇంటరాక్షను ఇలాంటివి ఏమి లేవు. ఆ! <chuckles> అలాగ ఆ రోజుల్లోనే అలా! అయితే ఆ కల్చర్ ఇప్పుడు మనకు ఇండియాలో కూడా మనం చూస్తూ ఉంటాం. సో, ఇటువంటివి అన్నమాట దానికి నేను నా అభిప్రాయం ఏంటంటే స్వయ నియంత్రణ మనం ఒక ప ఒక పర్పస్ కోసం వచ్చినప్పుడు దాంట్లోనే నిమగ్నమయ్యి మిగల హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నమాట! మనుషుల మధ్యలోని సంబంధాలు ఉండాలి. మానవ సంబంధాలేమో <sniffs> అడుగంటిపోతున్నాయి. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాతన. ఇలాగ దీని గురించి మీ తాలూకా అభిప్రాయం ఏంటి?
హుహు. ఓకే. హుహు. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ఏమి ఉండవు. హ్మ్. హ్మ్. అవును. అవును. అవునండి. కరెక్టే అండి అది. ఆ స్వయ నిరంత నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆయే. ఒక అంటే అది మనసుకు సంబంధించిన విషయం కూడా. అంటే ఇవాళ నేను ఒక అది ఒక హ్యూమన్ నేచర్‌కి సంబంధించిన విషయం. ఇవాళ ఒక ఫంక్షన్‌కెళ్తున్నాను అంటే, అక్కడ ఉన్న వాళ్ళతో నేను ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాను అనేది అదొక పద్ధతి అదొక అదొక ఆహ్, <sniffs> హ్యూమన్ నేచర్‌ని గుర్తిస్తది. ఆ! గుర్తిస్తది. ఒక బాధ్యత అది మెయిన్ పర్పస్‌ని మనం ఎప్పుడు కూడా ఆహ్, హేళన చేయొద్దు. ఆహ్, అది అంటే ఈ రోజుల్లో ఎంతమంది అలా ఆలోచిస్తారు అనేది మనకి తెలియదు. అలా ఆలోచి
మన బాధ్యత. అవును. అవునవును. ఆ! దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట అదే ఆహ్! మన కల్చర్‌కి మన పద్ధతులకి రెస్పెక్ట్ ఇవ్వాలి అది. హ్మ్, అది. సో, చాలా, చాలా విషయాలు అది చెప్పారండి అంతా బాగుంది. మీతోటేమో చాలా విషయాలు పంచుకున్నందుకు, నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
హండ్రెడ్ పర్సెంట్ అవునండి. అవును. అవును. ధన్యవాదాలండి.